అది నేను వినింది కూడా అదే. అంటే అప్పుడు దాకా మా అమ్మ ఏదో ఆహ్, లాలీ పాటలో, దేవుడి పాటలో పెట్టేది. కానీ నాకసలు ఊహ తెలియదండి. నాకు ఊహ తెలిసిన తరువాత మా అమ్మ చెప్పింది, "ఇదిగో, ఈ పాట చిన్నప్పుడు" చెప్పేదంట నాకు గుర్తు కూడా లేదు. చెప్తే గుర్తుండింది, అంతే. నాకు విని, ఓకే! ఈ సాంగ్ భలే! ఉందిరా అనుకున్నది ఏంటి అంటే 'చిరుత' మూవీలో రామ్ చరణ్ గారిది 'చిరుత' మూవీ ఉంది గదా! అందులో ఒక సాంగుండిద్ది, 'లవ్ యూ రా, లవ్ యూ రా' అని చెప్పి ఒక మ్యూ ఒక సాంగుండిద్దనమాట. ఇంకంతే. నాకు హ్మ్. అంతే అండి. నాకా పాట ఇష్టమనమాట. <coughs>
ఓకే. ఆహహ! ఓకే. ఆహహహ! హుహుహుహుహు. ఓకే. హుహుహు. అవును, అవును. అవును అవును. అవును. బీచ్‌లో కదా ఒక పాటుంటుంది. హుహుహు. ఓకే.
అందులోనే, ఆ మూవీలోని ఒక సాంగుండిద్ది. ఆహ్, కన్ కన్ అంటే ఏడుస్తూ వచ్చిద్దండి. నాకు ఆ లిరిక్స్ సరిగ్గా గుర్తు లేవు కానీ 'చిరుత' మూవీలోనే
హుహుహు. ఏది మన 'చిరుత' మూవీలో చెమ్క చెమ్క చెమ్కీరే అనుంటుంది. ఆహా!
ఆ! కాదు కాదు. ఎన్నాళ్లు దాచున్న అనే ఒక సాంగుండిద్దండి. ఆళ్ళమ్మ విడిపోయినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరం అయిపోతున్నప్పుడు వచ్చిద్దనమాట సాంగ్. నాకు 'అపరిచితుడు' తెలీదు కదా ఎక్కువ అంటే ఊహ తెలియదు. జస్ట్ నాకు వెళ్ళిన మొదటి మూవీ. నాకు ఊహ తెలిసి సినిమాకెళ్తున్నాము, ఇలా యాక్టింగ్ చేస్తారు, పాటలుంటాయి, ఫైట్లుంటాయి అని ఊహ తెలుసుకొని వెళ్ళిన సినిమా 'చిరుత'.
అవునా! ఓకే ఓకే ఓకే ఆహాహా! హ్మ్ హ్మ్ హ్మ్. అవును, అవును. ఓకే. హుహుహుహు. <chuckles> ఓకే, సూపర్, సూపర్. హుహుహు.
ఓకే. అందులోని పాటలు ఖచ్చితంగా నాకెట్లా అంటే, నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాననమాట కొన్ని పాటలకి. అందులో ఈ మొదటి పాట, అదే ఆళ్ళ అమ్మ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఓ పాటొస్తుంది. సో, ఇంకా నాకు అది ఇష్టమనమాట. అది చూసుకున్నప్పుడు ఎట్లాంటే, అమ్మో! నేను కూడా మా అమ్మకి దూరం అయిపోతే ఇట్లా ఏడుస్తానా? ఇంకా నాకు తెలియకుండా ఏడుస్తూ ఉండేదాన్ని.
ఓకే. ఆహాహా! ఓకే. ఆహాహాహా! <laughs> మీరు గూడా దాంట్లో వెళ్లి ఆహ్, ఊహించుకునే వారేమో కదా!